ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మందికికేంటంటే ప్రకృతితో గడపడం అనేది చాలా ఇష్టం అని చెప్పొచ్చు. ఆహ్, అంటే ఎలా అంటే మన మూడ్‌కి తగ్గట్టు కూడా ఒక్కొక్క ప్లేస్‌ని ఎంచుకునే తత్వం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరు. అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, ఒక ప్లేస్‌కి వెళ్తున్నారు. బాధగా ఉన్నప్పుడు ఒకలాగా వెళ్తున్నారు. కొంచెం ఆహ్, కోపంగా ఉన్నప్పుడు ఒక ప్లేస్‌కి వెళ్తున్నారు. ఇట్లా ఏంటంటే అందరూ ఆ స్థలాన్నయితే చూస్ చేసుకోవడం జరుగుతుంది. మరి మీరు అంటే నెమ్మదిగా కూర్చొని చూడడానికి మీకిష్టమైన ప్రకృతి స్థలం ఏమన్నా ఉందా అండి?
అవునండి. అవునండి. అంటే ప్రకృతి స్థలం అంటే అండి, నేను రీసెంట్‌గా ఒక ట్రిప్‌కి వెళ్ళానండి. అంటే అది ట్రిప్పేమి కాదు అది జస్ట్ నాకు నియరెస్ట్ 100 కిలోమీటర్స్ ఆర్ 110 కిలోమీటర్స్ ఉంది. బైక్‌లు ఎసుకొని ఎళ్ళామండి. నేను మా ఫ్రెండ్ ఇద్దరమి. అంటే నైట్ కూడా అక్కడే క్యాంపింగ్ వేద్దాం అని చెప్పి క్యాంప్స్ అన్నీ తీసుకెళ్ళాం ఇద్దరికి సరిపోయే క్యాంప్సు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదండీ. టెంట్స్ ఇలా ఉంటాయి కదండీ. అక్కడే స్లీపింగ్ బ్యాగ్స్‌లాగా కానివ్వండి ఇలాంటివన్నీ ఉంటాయి. అవి కూడా తీసుకెళ్ళామండి. అవి తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నట్లయితే ఆ సాయంత్రం సమయంలో అక్కడెలా ఉందంటే ఒక పెద్ద నది అండి అది. ఒక బ్రిడ్జ్‌లాగా అంటే వా వాటర్ స్టోరేజ్‌లాగా అక్కడ ఇంకా అది ఉందండి. మళ్ళీ ఇది ఉంటుంది కదండీ మనకి వాటర్ ఫ్లో అవ్వకుండా ఆపటానికి బ్యారేజ్‌లాగా కడుతూ ఉంటారు కదండీ. అది కూడా కట్టున్నారండి. బ్యారేజెస్ కూడా కట్టున్నారు. అందువల్ల వాటర్ ఆ కొండల మధ్యలో ఎక్కువగా వాటర్ స్టోర్ అయిపోయి. అంటే చూడటానికి ఆ సన్ సన్‌రైజ్ కానివ్వండి సన్‌సెట్ కానివ్వండి అంటే మేము సన్‌సెట్ టైమ్‌లో వెళ్ళాము. అంటే 3, 4 ఓ క్లాక్ ఆ టైమ్‌లో వెళ్ళాము. ఆ సన్‌సెట్ చూడటానికి ఆహ్ ఆ! అసలు ఫస్ట్ మేమనుకున్న మా ప్లాన్ కూడా అదే అండి. ఆ సన్ రా సన్ ర సన్‌సెట్ చూసి మనం తర్వాత పొద్దున్నే సన్‌రైజ్ కూడా చూద్దాం అక్కడే క్యాంప్ వేసుకొని నైట్ అంతా అక్కడే గడిపి. అంటే కొంచెం భయం కూడా అనిపించిందండి నైట్ అక్కడే గడిపేటప్పుడు. అలాగే ఆ సన్‌సెట్ టైమ్‌లో మాకెలా అనిపించిందంటే అసల ఆ వాటర్ మీదగుండా సన్‌సెట్ దిగుతూ ఉంటే అసలు చూడటానికి ఎంత ఆనందంగా ఉండండి. ఆ క్లౌడ్స్ కానివ్వండి ఆ! క్లౌడ్స్ కానివ్వండి అక్కడున్న క్లైమేట్ చల్లగా ఉంట అంటే వాటర్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనకు ఎంతో చల్లగా ఉంటుందండి ఆ టైమ్‌లో ఆల్‌మోస్ట్ లైక్ 15 డిగ్రీస్ ఆ ట్ ఆ టెంపరేచర్‌కి పడిపోయిందండి 5కి ఎందుకంటే అక్కడ వాటర్ ఎక్కువగా ఉన్నాయి. అది కాక ఇది రీసెంట్‌గా 15 డిగ్రీస్ అండి. రీసెంట్‌గా ఇప్పుడు మనం రీసెంట్‌గా వెళ్ళాం కాబట్టి ఇదసలే చలికాలం. చలికాలంలో మనం అక్కడికి వెళ్ళామంటే ఇంకా టెంపరేచర్ తక్కువగా ఉంటది కాబట్టి. అది కాక అది కొండ ప్రాంతాలు. అంటే అసలు ఆ సన్‌రైజ్ సన్‌సెట్ చూడటానికి
ఓకే. హ్మ్, ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్, ఆ! అవునవును. ఓకే. హ్మ్. హ్మ్, ఓకే. ఓకే, ఓకే. హ్మ్. అవునండి. అవును. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. నైస్. నైస్. అది చూడ్డానికైనా వెళ్ళొచ్చేమో కదా. అట్లా సన్‌రైజు, సన్‌సెటు. హ్మ్. ఓకే. <giggles> హ్మ్. వీలనేదే వేరంటారా? అంటే మీరు ఆ! ఓకే. ఓకే. అదేలెండి. హుహు. 10 C డిగ్రీసా! హుహు. 15 C డిగ్రీస్. హ్మ్. హ్మ్. అవును. మరి మీరు దానికి తగ్గట్టే అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్లారా? అంటే చలిగా ఉంటుందన్నారు కదా. హ్మ్.
అదే అండి. అవునండి. ఆ! ఆ! అంటే స్లీపింగ్ బ్యాగ్సు ఇంకా 0 డిగ్రీస్ వరకు హోల్డ్ చేస్తాయండి ఆ స్లీపింగ్ బ్యాగ్సు. ఇంకా టెంటు ఆ! ఇంకా టెంటు ఇంకా క్యాంపింగ్ కూడా వేసుకున్నామండి. అంటే ఇంకా మంట వేసుకుంటే కొంచెం చలి తగ్గుతూ ఉంటది. అంటే మంట దగ్గర ఉండటం వల్ల మనకు కొంచెం చలి తగ్గుతూ ఉంటది. అలాగే ఇంకా తినటానికి ఇంకా చికెన్ కూడా తీసుకెళ్ళామండి. బార్బిక్యూ గ్రిల్ ఇలా చేసుకొని తింటుందాం అక్కడే. ఫుడ్ కూడా మన మనమే ప్రిపేర్ చేసుకో
ఓకే. ఓకే. ఓకే, ఓకే. <giggles> ఓకే. అసల అంటే మీరు ముందుగానే ఇట్లా ప్లాన్ చేసుకున్నారండీ?
అవునండి. ప్లాన్ చేసుకొని ముందుగానే ఇంక ఇద్దరమే కాబట్టి చెరొక బండి వేసుకొని అంటే కొంచెం లాంగ్ స్ట్రెచ్ కదండీ. బైక్ మీద 100 కిలోమీటర్స్ అంటే ఆ! ఆ! 100 కిలోమీటర్స్ అంటే కొంచెం అంటే మరీ అంత ఇబ్బంది కాదు కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఎందుకంటే లగేజ్ కూడా ఉంటుంది. క్యాంపింగ్స్ ఇవన్నీ ఇంకా ఇంకా మనం తీసుకెళ్లే సామాన్లు ఇంకా బౌల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. బ్యాక్ ప్యాక్‌లో లగేజెస్ ఇవన్నీ ఒక బ్యాగ్‌లో పెద్ద బ్యాగ్‌లో ప్యాక్ చేసేసి లేదంటే నాది కొంచెం పెద్ద బండి‌లే అండి. హిమాలయన్ బండి. ఆ బండికి వెనకాల పానియర్స్ అవి కూడా ఉంటాయి. అంటే బాక్స్‌ల్లాగా ఉంటాయండి. పానీయర్స్ అంటే. వాటిలో స్టోరేజ్‌లాగా పెట్టుకోవడానికి వాటిల్లో స్టోరేజ్‌లాగా పెట్టుకోవడానికి ఉంటాయి. వాటిలో పెట్టుకొని ఇంకా నీట్‌గా అతని బండి మీద కూడా అతని బండి మీద ఇలాంటివి ఏమీ లేవు కాకపోతే ఆహ్ చిన్న బ్యాగ్ లాంటిది ఒకటి తీసుకొని ఆ బ్యాగ్‌లో మొత్తం నీట్‌గా టెంట్స్ ఇవన్నీ పెట్టేసి దాన్ని వెనకాల తాడుతో కట్టేయడం జరిగింది. అంటే కింద పడిపోకుండా.
హ్మ్. ఓహ్! బైక్ మీద హ్మ్, నైస్ నైస్. హుహు. కొంచెం ఓకే. ఓకే. హ్మ్, ఓకే. ఓకే. ఓకే. హ్మ్, అదేలెండి, అదేలెండి.
ఇలా నీట్ ప్లాన్ చేసుకొని నీట్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నీట్‌గా అక్కడ స సన్‌సెట్ అనేది చూసి. ఇంకా సన్‌సెట్ అవ్వటంతో ఒక 7 ఆ టైమ్‌లో నీట్‌గా క్యాంప్ ఎసామండి. ఆ! 6కి మంట అయితే 6కే వేసామండి ఆ చలికి. అంటే హ్మ్.
చలిమంట క్యాంప్ ఫైర్‌లాగా అంటారా?
ఆ! లేదంటే ఆ టెంపరేచర్‌కి డౌన్ అవుతూ ఉంటుంది. మన టెం అంటే మరి అంత డౌన్ అయిద్దని ఆహ్ గుర్తించలేకపోయాము. లేదంటే సాక్స్‌లు ఇలాంటివి టూరిస్ట్ ప్లేస్ కాదండి. అది ప్రైవేట్ ప్లేస్ కొంచెం అంటే ఎక్కువ జనాలెక్కువ రారు. టూరిస్ట్ ప్లేస్ కాదు ప్రైవేట్ ప్లేస్ అది. జనాలు ఎక్కువ రారు. అంటే అసలు చాలా తక్కువ మందికి తెలుసు. మీరు విన్నారో లేదో!
అంటే అది టూరిస్ట్ ప్లేసేనా అండి మీరు వెళ్ళింది? ప్రైవేట్ ప్లేసే. ఓకే. హ్మ్, ఓకే. మరి భయమేయలేదాండి? <chuckles> ఓకే.
అసలు మే ఆ రోజు నైట్ మేము ఇంకొకరెవరో ఇంకొక ఇద్దరెవరో ఉన్నారు. అంతే మేము నలుగురమే అండి. అక్కడ ఆ ప్లేస్‌లో ఉంది. వాళ్ళు కూడా మాకు కొంచెం దూరంలో ఉన్నారు. మేము వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్నాం. అంటే ఆ నలుగురమే ఉంది ఆ ప్లేస్‌లో.
ఓకే. కనీసం ఇంకొకళ్ళు కనిపించారు. అసలెవరు లేరంటారేమో అనుకున్నా నేను. హ్మ్.
హ్మ్, అది ఎలా ఉందంటే ఒక స్టేట్‌కి ఇంకో స్టేట్‌కి కరెక్ట్‌గా మధ్యలో బోర్డర్. అంటే ఇంకా అది ఫారెస్ట్ ఏరియా కూడా అనుకోవచ్చు కొంచెం చెప్పాలనుకుంటే.
ఓకే. ఓకే. హ్మ్, అంటే మీరు అడ్వెంచర్ అనే చెప్పొచ్చు ఈ లెక్కన.
ఆ! అవునండి ఖచ్చితంగా. అసల ఆ రోడ్డు కూడా అది ఈ రోడ్డు కూడా పర్ఫెక్ట్‌గా ఉండదండి. ఇంకా బైక్స్ తప్ప ఇంకేమండి కార్ అయితే ఖచ్చితంగా అసలు వెళ్ళలేదు. బైక్ కూడా ఇవి అడ్వెంచర్ బైక్స్ కాబట్టి ఈజీగా ఎక్కేస్తాయి.
ఆహా! ఓకే. ఓకే. ఓకే. అంటే మీకు అలవాటు ఉందా అండి? ఇట్లా అడ్వెంచర్ ఇప్పుడు మీరు చెప్తున్నారు బైక్స్‌లోనే వెళ్ ఇలా కొంతమందికిష్టం కదా బైక్స్‌లోనే చాలా ప్లేసెస్ తిరగడం అని.
అవునండి. అవునండి. నాకు, నాకు చాలా ఇష్టమండి. సాధారణంగా అంటే బైక్స్ మీద వెళ్ళటం కానివ్వండి, ఇంకా ఇలా అడ్వెంచర్ రోడ్స్‌లో ఎక్స్పీరియన్స్ అవ్వటం కానివ్వండి అంటే ఆ టైమ్‌లో ఎలా ఉంటుందంటే ఫీల్ అదొక హైప్ ఇస్తదండి. మనకి "ఓకే. కమ్ ఆన్ డూ ఇట్, వి కెన్ డూ ఇట్" <chuckles> అని అంటే ఆ స ఆ సమయంలో కొన్ని కొన్ని యాక్సిడెంట్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఆహ్, మనం వాటిని జరగకుండా చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ అలా అం అంటే ఒక ఫీల్ బావుంటదండి. అదొక ఎంజాయ్‌మెంట్‌లాగా.
హ్మ్. <giggles> <giggles> ఓకే. ఓకే. ఓకే. అంటే అసలు మీకు ఈ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది ఏమన్నా చెప్తారా? అంటే చాలా మంది ఆహ్, ఓకే.
ఈ వర్క్ ప్రెషర్ వల్లే అండి. నాకు సాధారణంగా వర్క్ ప్రెషర్ వల్లే ఎక్కువగా స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఇన్ని రోజులు కష్టపడ్డాం అసలేం బ్రేక్ లేదు. అసలు మనం లైఫ్‌లో ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రశాంతంగా కొన్ని రోజులెక్కడికన్నా వెళ్లి బతికొద్దాం అనిపిస్తుందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ఒక నెల రోజుల పాటు అసలు ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్లి తిరుగుతూనే ఉందాం. అసలు మన మన లైఫ్‌లో సంపాదించిందంతా ఖర్చుపెడదాం అన్న
హ్మ్. హ్మ్. <giggles> ఓకే. పా స్టే కాకుండా తిరుగుతూనే ఉండాలి. మెయిన్ అది నోటా, అది నోట్ చేసుకోవాలి. <chuckles> కొంతమంది స్టే చేయడానికి అంటే లైక్ స్టేకేషన్‌లాగా ప్రిఫర్ చేస్తారు కదా, అక్కడే ఉండి పీస్‌ఫుల్‌గా ఉండడానికి.
ఆ! ఆ! అదండి. ఆ! అలా ఏముండదండి ఇక్కడ. అక్కడుండి పీస్‌ఫుల్‌గా అంటే ఇంకెన్ని రోజులున్నా అదే కదండీ. తిరుగుతూ ఉండాలండి. ఒక్కో ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటే అక్కడ ఒక మన కూడా తెలుసుకుంటూ ఉంటాం అండి. అంటే ఓకే ఈ ప్లేస్ లో ఇది ఇంత బావుంటది. ఇది ఇక్కడ ఇంత బాగుంటది. అంటే మళ్ళీ వెళ్లాలన్నా గూడా మనకిప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే అక్కడే ఉన్నాం అనుకోండి. ఒక 2 ఒక ప్లేస్‌లో ఒక 4, 5. ఎక్కువగా ఉన్నామనుకోండి. మళ్ళీ ఇంకా ఆ ప్లేస్‌కి వెళ్ళబుద్ది కాదండి. ఓకే ఆల్రెడీ 4 రోజులు ఎక్స్‌ప్లోర్ చేసాం ఆ ప్లేస్‌ని. ఇంకేం ఎళ్తాం. అదే ఒక రోజులో ఎక్స్‌ప్లోర్ చేసి ఇంక నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోయామనుకోండి. ఓకే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ నాలుగు ప్లేస్‌లో ఈ ప్లేస్ చాలా బావుంది. మనం మళ్ళీ ఇక్కడికి వెళ్దాం అంటే ఆ ఫీలింగ్ వస్తదండి.
<giggles> అ అదేలెండి. హ్మ్. హ్మ్. అదేలెండి. అదేలెండి. ఓకే. హుహు. ఓకె. నైస్ నైస్. అంటే మీరు అదొక్క ప్లేస్ కాకుండా ఇంకా మల్టిపుల్ ప్లేస్ వెళ్ళాలని అయితే ప్యాక్ చేసుకున్నారా? నార్మల్‌గా.
లేదంటే అక్కడే ఉండి 4 రోలు ఉంటే మనకు ఆ ఫీలింగ్ మళ్ళీ రాకపోవచ్చు. అవునండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లి అక్కడ గూడా కాసేపు వాటర్ ఫాల్స్‌లో ఒక 1 అవర్ ఎంజాయ్ చేసాం ఇద్దరం నీట్‌గా. అంటే స్విమ్మింగ్ చేయటం గాని అక్కడ చెడ్డ్ ఒక పాండ్‌లా ఉంటది కదండీ, మంచిగా పైనుంచి కొండల మీద నుంచి వాటర్ పడుతూ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు ప్రసా అంటే ఆ కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ పడుతుంటే ఆ వాటర్ కింద కూర్చున్నానండి నేను కరెక్ట్‌గా. అవి పడుతూ బాడీ అంతా ధన్, ధన్, ధన్, ధన్, ధనంటే మసాజ్ చేస్తున్న ఫీలింగ్ అండి.
ఓకె, ఓకె. హ్మ్. అవును. ఓకె. అసలే చలికాలం వాటర్ దగ్గరికెళ్ళి కూర్చున్నారా? అమ్మ! మీరు నిజంగా అసలు గ్రేట్ అండి.
<chuckles> ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవ్ నిజంగా ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్ అండి. అంటే వాటర్ కింద కూర్చోవటం కాలనే బ అంత ఎత్తు నుంచి పడుతుంటాయి కదండీ నీళ్ళు, బాడీ అంతా అసలు ఆ మసాజు. తల మీద పడుతుంటే ద ద ద దన్ దన్ అనంటే <giggles> వణుకు పడుతుందండి ఒక పక్క చలికి. ఒక పక్క వాటర్ చలి. ఒక పక్క ప్రెజరు. భలే అనిపించిందండి, ఆ ఫీల్ బావుందయితే.
హ్మ్. అవునవును. ఆ ఫోర్స్ అనేది <giggles> ఆ! అదే, అదే. కానీ నిండా మునిగాక చలెందుకన్నట్టు ఆ టైమ్‌లో ఉండదు. అది బయటికి ఒచ్చాక ఉంటది సినిమా. <chuckles>
హ్మ్. అవునండి. బయటకొచ్చినా గూడా చాలా చలి అనిపించింది. ఇంక బయటికి రాంగాల్నే నీట్‌గా డ్రెస్ చేంజ్ చేసేసాము. ఇంక అప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యింది చలి. అయితే ఆహ్, ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుందండి.
ఓకె. ఓకె. ఓకె. మీరు ఇన్ యాహ్! యాహ్! అంటే మీరు ఇందాక చెప్పారు కదా! ఇప్పుడు ఆఫీస్ వర్క్ ప్రెషర్ గాని ఏదైనా గాని అని, అట్లా ఒత్తిడి ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రదేశాలకు ఏమన్నా వెళ్తే ఆ మనస్సు చాలా ప్రశాంతంగా మారుతుందా అండి?
అవునండి. అవునండి. ఖచ్చితంగా మారతదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళంగాల్నే, ఆ కొండ ప్రాంతంలో ఏందంటే ఫోన్ సిగ్నల్సుండవు. ముఖ్యంగా ఫోనండి అసల. ఆ ఫోన్ ఎప్పుడైతే మన <chuckles> దగ్గర లేక ఆ! ప్రపంచంతో ఇంకసలు సంబంధమే ఉండదు. మన పని మనం చేసుకుంటే ఎంతో సంతోషంగుంటుందన్నట్టు. <chuckles> ఈ డైలాగ్ గూడా ఎప్పుడో ఇనుంటారండి మీరు. ప్రపంచంతో మనకు సంబంధం లేదు. మన పని మనం చేసుకుంటే ప్రశాంతంగుంటుందని. <chuckles>
<giggles> ప్రపంచంతో సంబంధం ఉండదంటారు. హ్మ్. అదే. అదే. నిజంగా. అంటే అది చెప్పడానికే గాని, ఆంటె పాటించడానికి అంత ఎవరిష్టపడరు. అందుకనడిగాననమాట. <chuckles>
అవునండి. ఎందుకంటే ఈ బాధ్యతలు ఎక్కువుంటాయి గదండీ జీవితాల్లో. బాధ్యతలు ఎక్కువుంటాయి కాబట్టి వాటిల్లో మనం ఎక్కువ మునిగిపోయి వ ఇంకా మన పని మనం చేసుకుంటింకా, ప్రశాంతంగా ఉండలేమండి ఎక్కువ బాధ్యతలున్నప్పుడు, ఎంతసేపటికి వాటి మీద ఒత్తిడి తీసుకుంటుంటాం. అంటే ఇలా అలాంటి సందర్భాల్లో ఇది జస్ట్ ఇది పెద్ద ఏ ఖర్చు గూడా ఏం కాదు. కాకపోతే ప్రశాంతంగా అలా వెళ్లి, గడిపి రావటం వల్ల మనకు గూడా కొద్దిగా రిలీఫయ్యి
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఖర్చు లేదు. ధైర్యం కావాలండి దానికి మీరు చెప్పిన వ ఈ ప్లేసేస్ చూస్తుంటే. హ్మ్.
ఆ! మనం గూడా కొద్దిగా అవునవును. మనం కూడా కొద్దిగా రిలీఫయ్యి ప్రశాంతంగుండి, మళ్ళీ అలాగే, ఇంక మనం గూడ మనశ్శాంతిగుండి, పొన్లి మళ్ళీ బ్యాక్ టు వర్కంటారు కదండీ! బ్యాక్ టు వర్కని ఆ! అలాంటి సందర్భాల్లో మళ్ళీ కొంచెం ఒచ్చి వర్క్ యథావిధిగా చేసుకుంటూ హ్యాపీగుండొచ్చండి. లైఫ్‌లో గూడా.
అవునవునవును. ఓకే. అదేలెండి. అంటే ఆ స్ట్రెస్ నుంచి రిలీఫొచ్చి బాక్‌ టు రొటీన్‌కయితే రాగలరంటారు.
అవును.
ఓకె. నైస్ నైస్. మరి ఇక్కడ మీరు వంట అంటే సో కొంతమందికి సోలో ట్రిప్స్ ఇష్టం, కొంతమందికి ఫ్రెండ్స్‌తో ఇష్టం, మరి కొంద‌కి మందికి ఫ్యామిలీ‌తో ఇష్టం. అట్లా మీరు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇట్లా?
నేను అన్నీ ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఫ్యామిలీతో కూడా గడపడం చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ అంటే వాళ్ళు మనకు ఒక ధైర్యంలా ఉంటది, కుటుంబం ఎప్పుడు. అందువలన వాళ్ళకి కూడా, వాళ్ళకి కూడా <sniffs> తిరగాలని ఉంటుంది కదండీ! మనం ఒక్కరం తిరిగితే సరిపోయిద్దా అండి వాళ్ళకి కూడా ఎన్నో ప్రదేశాలు చూడాలనిపిస్తూ ఉంటది. అలాగే వాళ్ళు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతూ ఉంటది. వాళ్ళకి కూడా కొత్త కొత్త ప్లేసెస్ తీసుకువెళ్తూ వీకెండ్స్ కానివ్వండి లేదంటే మనకి ఆఫీస్‌లో ఏమన్నా మంచిగా హాలిడేస్ దొరికినప్పుడు కుటుంబం అంతా ఒక ప్లేస్‌కి వెళ్లి, ఎంజాయ్ చేసి, ఒక 4, 5 డేస్ అలా తిరిగి వచ్చి. ఉంటే వాళ్ళకి కూడా ఆహ్, ఇవాళ వాళ్ళకి కూడా చెప్పుకోటానికండి ఇప్పుడు మన‌కు పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు "ఆ! మొన్న మేము ఇక్కడికి వెళ్ళాము" అని వాళ్ళ ఫ్రెండ్స్‌తో వెళ్లి చెప్పుకోవడం కానివ్వండి అంటే, వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంటది. ఇంకా సోలో ట్రిప్స్ కూడా ఖచ్చితంగా అవసరమే అండి. ఎందుకంటే మనం కూడా ఎక్కువగా, ఓకె ఈ లైఫ్ కొద్దిగా బోర్ కొట్టేసింది. కొంతమందికి అనిపిస్తుందండి కొంతమంది కనిపించకపోవచ్చు కొంతమందికి ఇదే నచ్చుతది అంటే
<giggles> ఓకె. అవునవును. హ్మ్. ఓకె, ఓకె. హ్మ్. హ్మ్. అంటే, చాలా మటుకు ఏంటంటే ఒక్కళ్ళే వెళ్ళడానికి ఇష్టపడరు కదా. అంటే ఏమి తోచదు అనుకోవచ్చు లేకపోతే ఎవరూ ఉండరనుకోవచ్చు. అలా ఉండదంటారా? హ్మ్.
అవును. అవును. కొంతమందికి ఆహ్, లైఫ్ మీద విరక్తి వచ్చినప్పుడు సోలో ట్రిప్‌ లాగా వేస్తూ ఉంటారు ప్రశాంతంగా ఎక్కడికన్నా <giggles> వెళ్ళి వచ్చి రావటానికి.
<chuckles> మీరు అంటే విరక్తి వచ్చినప్పుడే అని ఎందుకు అనుకుంటారండి. ఎవరు రావట్లేదు నేనొక్కడినే చూసొస్తాను చల్! అన్నట్టు కూడా వెళ్ళొచ్చు కదా!
అంటే <chuckles> ఆ! అలా కూడా కొంతమంది వెళ్తూ ఉంటారండి. అంటే నా సందర్భాల్లో కూడా ఒకసారి నాకు అనిపించింది. నేను యాక్చువల్‌గా బీచ్‌కి వెళ్దాం అనుకున్నప్పుడు ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్‌ని అడిగితే, మేము రాములేరా ఇప్పుడు పని ఉందిలేరా, ఏదో చెప్తాం అన్నారు. అలాంటి టైమ్‌లో నాకు ఏ! పోండి అసలు మీరు ఎంత నాకు అవసరం లేదు. నేను ఓ ఈ దగ్గర ఉన్న బీచ్‌కి వెళ్ళను మంచి ఫేమస్ బీచ్‌కెళ్లొస్తాను, అని చెప్పి <giggles> అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి అంటే, అక్కడ మనకి నియరెస్ట్ టూ పాండిచెర్రీ ఒక బీచ్ ఉందండి. నాకు అది అప్పట్లో నేను అక్కడ ఉంటా అక్కడ బ ఉన్న సమయంలో కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాను చెన్నై దగ్గరలో. అక్కడ అది అరౌండ్ ఒక అది కూడా ఒక 80 కిలోమీటర్స్ అలా వచ్చేది. అక్కడ ఆ బైక్ మీద అక్కడికి వెళ్లి, అక్కడ ఎలా ఉండిద్దంటే ఒక నది వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటదండి.
హ్మ్. హ్మ్. <giggles> ఓకె. ఓకెకె. హ్మ్. ఓకె. హ్మ్. నది వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఓకే. ఓకే. హ్మ్. పేరేమన్నా ఆయ గుర్తుందా అండి దాని పేరు?
ఇప్పుడు వాటర్ అవునండి. వాటర్ గూడా చాలా ప్యూర్‌గా ఉంటయండి. పేరు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదుగాండి. నాకు నాకు ఎప్పుడు నేను లొకేషన్స్ అనేవి నోట్‌ప్యాడ్‌లో సేవ్ జేసుకుంటా ఉంటానండి. అంటే ఈ సందర్భాలు
ఓకే. ఓకే. ఓకే. ఐటినరీ ముందుగానే ప్లి ప్రిపేర్ చేసుకుంటారనమాట మీది.
ఆ! అంటే నేను వెళ్ళిన ప్లేస్‌లన్నీ, నాకు నచ్చిన ప్లేస్‌లన్నీ నేనూ నీట్‌గా ఒక దిక్కడా లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటారు గదండీ! వాటిని సేవ్ చేసుకొని పెట్టుకుంటా ఉంటాను. ఎగ్జాక్ట్‌గా అదే ప్లేస్‌కు వెళ్ళాలని మళ్ళీ అనిపిచ్చినప్పుడూ ఆహ్, మాప్స్ అవన్నీ చెక్ జేసుకొని టక్కన వెళ్ళిపోతాను. అంటే ఆ ప్లేస్‌లో ఆహ్, అది ఎలా ఉండిద్దంటే నదొచ్చి సముద్రంలో కలవటంతో ఆ వాటర్ గూడా చాలా ప్యూర్‌గా ఉంటయండి. ట్రాన్స్‌పరెంట్‌గా అసలు నేల ఆ! ఆ! నీ నీట్ బ్లూ కలర్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటయండి. కింద ఏముందో గూడా నీట్‌గా గనిపిచ్చిద్ది. అంటే ఫిషెస్ గూడా ఆహ్, అక్కడ ఫిషెస్ తిరగటం గానివ్వండీ ఆహ్, అది చూడటానికి గూడా చాలా బావుంటదండి అసల. ఎందుకంటే ఆహ్, ఆ ఫిషెస్ అలా ఆ నదిలో నుంచొచ్చి లేదంటే సముద్రంలో నుంచి ఈ కొన్ని ఫిషెస్ ఏం జేస్తాయంటే వాటరు ఇటు ఈ ఒక డైరెక్షన్‌లో వస్తంటే అవి ఇంకో డైరెక్షన్‌లో స్విమ్మింగ్ జెయ్యాలనుకుంటా ఉంటయి. ఆ! అది చూడటానికి ఆ సీనరీ కొంచెం కలర్‌ఫుల్ అయిన ఫిషెస్ అలాగే చాలా బావుంటది. కొంతమందీ ఫిషింగ్ గూడా చేస్తన్నారు. అంటే అక్కడ గూడా పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారండీ. అది అంత దాని ఆహ్
అవునవును. ఓహ్! నైస్. హ్మ్. ఓకే. ఓకే. ఈ బ్ బ్లూ కలర్. హ్మ్. హుహు. ఓకే. నైస్. ఓకే. ఓకే. ఆపోజిట్ డైరెక్షన్ ఆహ్, ఉంటుంది. అవునవును. హ్మ్. అలా అంటే నాకర్థమయింది ఏంటంటే మీరు జన సంచారం తక్కువ ఉన్న ప్లేసెస్ అయితే ఎంచుకుంటున్నారు. అవునా?
<chuckles> అలా అని కాదండి. అంటే మనకు ఎప్పుడైనా ప్రశాంతం కావాలంటే, జనాలు తక్కువుంటేనే ప్రశాంతంగా ఉంటదండి. ఎందుకంటే నేను రీసెంట్‌గా ఒక ఒక పార్క్‌కి వెళ్ళానండి. ఇక్కడ హైదరాబాద్‌లో. అక్కడ ఏందంటే పీపుల్ క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయారండి. అసలు ఎ ఎక్కడన్నా కూర్చుందామన్న కూడా గ్యాప్ లేదండి. ఇంకా అందరూ అక్కడ మెట్ల మీద కూర్చొని ఆహ్, ఆహ్ వ్యూ అంటే ఒక నది ఉంది. నది చుట్టూరు కట్టారండి. నది చుట్టూరు అని కాకుండా ఒక హాల్ఫ్ పార్ట్ వరకు పెద్దగా కట్టారు. గ్రీనరీ ఎక్కువ మెయింటైన్ చేస్తూ. అక్కడికి వెళ్తే అందరూ చాలా మంది అసలు కూర్చోడానికి కూడా గ్యాప్ లేకుండా ఉన్న ప్లేస్ అండి అది.
<chuckles> ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. క్రౌడ్ అనేది ఎక్కువైయిపోయింది. హ్మ్.
అవును. అయితే నేను ఇంకో నేను కూడా అక్కడే మెట్ల మీద కూర్చొని ఓకే. ఆ నదిని చూస్తా ఉన్నాను. అంటే ఆహ్, ఆ-ఆ అది ఉంటడండి చెరువులాగా. నది కాదు, అది చెరువు. చెరువు. నది కాదండి చెరువు. చెరువుని చూస్తూ, ఆ చెరువు దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఉందాం అనుకోని ట్రై చేశాను. కానీ ఎటు చూసినా గోలలాగా అంటే ఇంకా ఆహ్, క్రౌడ్ ఏరియాలో
అవునవును. అవును. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఆహ్, పీస్‌ఫుల్‌నెస్ అయితే లేదంటారు.
అవును. ఏ అంటే ఎప్పుడైనా జనాలు తక్కువ ఉండి, ప్రశాంతంగా ఉన్న ప్లేస్‌లో నేచర్ నేచర్ సౌండ్స్ రావాలండి. అంటే వాటర్ ఫ్లోయింగ్ సౌండ్ గాని, లేదంటే బర్డ్స్ సౌండ్ కానివ్వండి, లేదంటే ఆహ్, వ్యూ ఆహ్, వ్యూ చూస్తుంటే మనకి అబ్బా! ఇంకే ఏ సౌండ్ అవసరం లేదన్న అన్న పాయింట్‌లో అలాంటివి బాగా పనికొస్తుంటాయి. కానీ ఇక్కడ ఏంటి జరిగిందంటే ఎక్కువ క్రౌడ్ ఉంటంతో, అది సన్‌రైజ్ ఆహ్, సన్‌సెట్ టైమ్ అయినా కూడా ఆహ్, వ్యూ చూడటానికి అంత కనుల విందుగా అనిపించలేదండి. ఎందుకంటే ఆహ్, ఓవర్ క్రౌడ్ ఉన్నారు. మనం ఎక్కడైనా నీట్‌గా ఒక మన కళ్ళకి కరెక్ట్‌గా వ్యూ చూద్దాం అంటే ఎవరో ఒకరు అడ్డం వస్తూ ఉంటున్నారు. ఒక్క 2 మినిట్స్ అలా ప్రశాంతంగా కూర్చొని చూద్దాం అనుకుంటే, ఎవరో ఒకరు అడ్డం వస్తున్నారు. ఆహ్, డిస్టర్బెన్స్ వల్ల మనం కూడా పర్ఫెక్ట్‌గా చూడలేకపోతున్నాం. అందువల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి. అందుకే నేను ఎక్కువగా జనాలు తక్కువ ఉన్న ప్లేస్‌లో వెళ్లి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటా ఉంటాను.
అవునవును. హ్మ్. హ్మ్. అన్ అనిపించలేదు. నిజంగానే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. జనసంచారం తక్కువగా, ప్రశాంతంగా ఏంటంటే మీకు ఆహ్, అలలు గాని, ఆహ్, చిన్న చిన్న పిచ్చుకల సౌండ్ గాని ఆహ్, నేచర్‌ని హ్మ్.
అవునండి. ఇదే కొద్దిగా మైండ్‌ని రిలీఫ్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంటాయి అనుకుంటానేను.
బాగా ఉపయోగపడే వాటికి ఇష్టపడతారు. ఓకే. ఓకే. చాలా బాగా చెప్పారండి. అంటే మీరు మెల్లిగా, నెమ్మదిగా కూర్చొని చూడ్డానికి ఇష్టమైన ప్రకృతి స్థలంతో పాటు ఎటువంటి ప్లేసెస్‌కి వెళ్తే, ఎలాంటి మైండ్ రిఫ్రెష్మెంట్ ఉంటదని చాలా బాగా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. ఇవన్నీ నీతో షేర్ చేసుకోవటం, మీతో మాట్లాడటం కానివ్వండి, అంటే ఎలా ఉంటది? ఏంటి? అని ఎక్స్‌ప్లెయిన్ చేయటం కానివ్వండి, చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలు.